సో అలా ఫీడ్‌బ్యాక్కు వాళ్ళకి ఇవ్వడానికి ఒక కొన్ని ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటాము. ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు మంచిగా సెలెక్ట్ అయితే. వాళ్ళని ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని అలానే వాళ్ళకి ఇంటర్న్‌షిప్ ఇస్తామన్నారు ఫస్టు.
హుహు. హుహు. జాబు. ఓకే. ఓకే. హుహు.
ఆయా ఇప్పుడు బయట ఇంటర్న్‌షిప్స్ రావాలన్నా జాబ్ రావాలన్నా తల తల తిరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడూ
చాలా కష్టతరమైన పని. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టతరమైన పని అది.
ఇప్పుడు ఎందుకంటే మెయిన్‌గా ఎవరికైనా సరే అబ్బాయికి పెళ్లి చేయాలంటే జాబ్ చూస్తున్నారు. అమ్మాయి నాకు పెళ్ళోద్దు అని తప్పించుకోవాలన్నా సరే జాబ్ చూస్తున్నారు.
హ్మ్. అవును. చ జాబ్ ల ఆ అమ్మాయికేమో జాబ్ లేకపోతే పెళ్లి చేస్తున్నారు. అబ్బాయికేమో జాబ్ ఉంటే పెళ్లి చేస్తున్నారు.
హ్మ్. హ్మ్. చ దేనికైనా సరే ఈ జాబొకటి మధ్యలో ఉంది. ఆ జాబ్ ద కావాలి అని చెప్పి చాలా మంది వేలల్లో రోడ్ల మీద నుంచుంటున్నారు కంపెనీస్ బయట.
అవునవును. హుహు. నుంచుంటున్నారు. అవును. అలాంటోళ్ళని చూసినప్పుడు మనకేమనిపొచ్చిందంటే మనకి అవకాశం వచ్చింది కదా! దీన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది.
నిజంగానే. ఇప్పుడు చాలామంది అదే కంపెనీలో మా ఫ్రెండ్సు స్నేహితులు చాలామంది ట్రై చేశారు. అప్లై చేసి ఇంటర్న్‌షిప్‌కి వాళ్ళే ఎవరికీ కాలేదు. ఆహ్, అక్కడ ఆయన మేము మాట్లాడిన విధానం నచ్చి మిమ్మల్ని ఫీడ్‌బ్యాక్‌కి పిలుసుకుంటాము అని చెప్పి అన్నారు. ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తా అన్నారు. ఫ్రీగా. ఇంకా అలాంటి టైంలో నేను వెళ్ళాలి అనుకున్నా. కానీ ఇంట్లో ఏమంటారు? అమ్మో! వద్దు. అస్సలొద్దు. నువ్వు ఒక్కదానివే అక్కడికి వెళ్లి చేయడం ఏమి అవసరం లేదు. ఇక్కడ ఏదో ఒకటి ట్రై చెయ్యి అని చెప్పి అనేశారు.
హుహు. హుహు. ఓకే. ఓహో! హుహు. సూపర్. సూపర్. హ్మ్. హ్మ్. అదే కదా! అవసరం లేదు. అదే కదా! అంటే ఇప్పుడు మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్‌కి వెళ్ళాలి అని అడిగారు ఇంట్లో. అంటే ఎక్కడి కంపెనీ ఎక్కడ? మీరెక్కడుంటారు?
ఆ! నేను హ్మ్. హైదరాబాద్ నుంచి బ్యాంగళూరుకి వెళ్ళాలి అనుకున్నాను.
ఓహో! ఓకే. ఓకే. షూర్. హ్మ్.
హ్మ్. అక్కడ వాళ్ళే చెప్తా అన్నారు. అక్కడ ఏ టైంకి రావాలి. లొకేషన్ ఎక్కడ అని చెప్పి అక్కడికెళ్ళంగానే వాళ్ళు చెప్తా అన్నారు. సో ఇక్కడి నుంచి వ ఫీడ్‌బ్యాక్‌కి సెలెక్ట్ అయ్యానమ్మా ఇలా నేను వెళ్తాను ఫ్రెండ్స్ అందరూ ట్రై చేశారు వాళ్ళు ఎవ్వరు అవ్వలేదు. ఇప్పుడు మనల్ని ఒప్పిచాలి అంటే ఎవరైతే అవ్వలేదో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేర్లు చెప్పాలి మనము.
హుహు. హుహు. ఓకే. ఓకే. <chuckles> హ్మ్.

ఆ! చెప్పాలి. ఫోన్లు గూడా మాట్లాడిపిచ్చాలి అసల అదొక ఆచర్యం. ఇప్పుడంటే ఉరుకుం ఆ! <chuckles> అదొక ఆ! అదొక వాళ్ళకి కూడా ఏంటి అంటే, అలా వినిపిస్తే వాళ్ళక్కూడా ఒక హ్యాపీనెస్ ఒస్తదన్నమాట. ఓకే, మా అమ్మాయి చెప్పింది నిజమే అనే ఒక నమ్మకం ఒచ్చి‌ద్ది.
నిజ్జంగా. అందరికి ఫోను జేసి, అందరిని కాన్ఫరెన్స్‌లో పెట్టి, స్టార్ట్ చేశాను. హ్మ్. అరె! చెప్పండే. హ్మ్. <chuckles> నిజ్జంగా. ఫోను జేసి కాన్ఫరెన్స్ పెట్టి అందరిని, అరె! చెప్పండే, మీరందరయ్యారా? నేనొక్కదాన్నయ్యానా? మీరందరయ్యారా? నేనొక్కదాన్నయ్యానా? అనంగానే వాళ్ళందరూ "ఆంటీ నిజంగా పల్లవి అయ్యిందాంటీ, మేము, మేము వెళ్ళాలనుకున్నా సరే తను వెళ్ళలేదు." లేకపోతే ఇట్లా ఏదో ఒక పేరు పెట్టి హ్మ్.
<chuckles> హ్మ్. హ్మ్. ఓకే. మాట్లాడిపిస్తావ్. ఆ! అదేలే ఆ! ఇంకా ఆ టైమ్‌లో ఏంటంటే, అక్కడ నువ్వెళ్ళడం అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి, ఇంక జరిగిందే చెప్పాలి కాబట్టి, ఇంక పెద్ద మ్యాటర్ కు ఇష్యూ కూడా ఏముండదు. ఇంట్లో వాళ్ళతోనైనా, స్నేహితులతో అయినా. హ్మ్.
హ్మ్. అవును. అలా ఏదో ఒకటి ఇంకా "ఆంటీ తనయ్యిందాంటీ తననన్నా పంపిచ్చండి. మాకు ఆ లక్ లేదాంటీ." అని చెప్పి అలా చెప్పడం వల్ల హ్మ్. అలా చెప్పడం వల్ల, ఇంకా ఇంట్లో వాళ్ళకేంటంటే అబ్బో! అంతమందిలో నువ్వయ్యావా? సరే వెళ్తావా మరీ? అన్న పాయింట్‌కొచ్చారు. హ్మ్. అలా
అవసరం. ఆ! మాకు అవకాశం రాలేదు. హ్మ్. హ్మ్. ఆ! అప్పుడు కొంచెం ఆలోచిస్తారు. <laughs> ఏదో మా అమ్మాయికి ఎక్కడో కొంచెం తెలివితేటలున్నాయని అప్పుడాలోచిస్తారన్నమాట పంపిద్దామని. <laughs>
<chuckles> అయితే నేను బయటకి వెళ్తాను వెళ్తాను అని చెప్పి వాళ్ళతో ఇంత ధైర్యంగా ఉన్నా సరే, నాకు సడెన్‌గా ఇ ఇప్పుడు రోజూ జరిగె న్యూసెస్ మ న్యూస్లు మనం చూస్తా ఉంటున్నాము. అమ్మాయిలు ఒంటరిగా వెళ్తే దాని వల్ల కాన్సీక్వెన్సెస్ గాని, ఇలా నా లోపల భయముంది కానీ, వాళ్ళకి జేప్తే వాళ్ళింకా భయపడతారు. అసలకే పంపియ్యరు భయంతో, అని చెప్పి నేనా భయాన్ని నా మనసులో పెట్టుకున్నాను గానీ, వాళ్ళతో ఎక్స్‌ప్రెస్ అనేది చేయలేదు.
ఆహా! అవును. బయమే. అవును. అవును. ఆ! చెప్తె ఇంకా అసలు పంపించరు. ముందు పంపించరు. అవును. ఓకే. చెప్పలేదు. హ్మ్. హ్మ్. చెప్పితే ఇంక నువ్వు అక్కడే ఆగిపోతావు. రేపటి రోజు జాబ్ చేయాలన్నా‌గాని, ఇంక నిన్నసలు పంపించరు. హ్మ్.
ఇంకా యాజ్ యూజువల్ ఇంకా చెప్తే అవును. ఇంకా అక్క బెంగుళూరేముందండి పక్కనున్న షాప్‌కే పంపియ్యనంటారింక అలాంటి భయం వాళ్ళకుంటే, మాకు మా పాప జాగ్రత్త కావాలి. జాబొద్దు, ఏమొద్దు, అన్నట్టే మాట్లాడతారు వాళ్ళు.
అవును. <chuckles> అదే కదా! అదే కదా! అవును. అవును. అవునండి అది కరెక్టే. హ్మ్.
ఇంకా వాళ్ళకి ఆ భయాన్ని చెప్పకుండా నాలోనే పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్‌గా డే అరైవయింది. నేను స్టార్ట్ అవ్వాలి. ఇంకా నేనెక్కడికి స్టార్టయినా సరే, సాయిరాం అని చెప్పి నా సాయిబాబాకి చెప్పుకొని, దేవుడికి దండం పెట్టుకొని స్టార్టవుతాను.
హ్మ్. సూపర్. ఓహో! <chuckles>

నీ జీవితంలో నువ్వెప్పుడన్నా ఒంటరిగా ప్రయాణించావా? ప్రయాణిస్తే దాని కోసం నువ్వు ఎలాంటి భద్రతలు తీసుకున్నావు? ఒక్కసారి కొంచెం ఉదాహరణతో చెప్పగలవా?
హ్మ్. ఆ! నిజంగా ఇప్పుడున్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఒంటరిగా అసలు బయటకి పంపియ్యరు పేరెంట్సు. హ్మ్.
హ్మ్. అసలా అమ్మాయిని బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. ఒణుకు పుడుతుంది ఒక్కొక్కళ్ళికి చాలా మందికి!
అవును. నిజంగా! అసలు అబ్బాయిలనే పంపియ్యరు. ఇంకా అదే అమ్మాయినైతే ఇంకా 100కి, 100 సార్లు ఆలోచిస్తారు. అబ్బా! పంపియ్యాలా? వద్దా అని? ఇంకా అలా ఆలోచిచ్చి కొన్ని సార్లేమో, "సరే వెళ్ళమ్మ తల్లి! నీ ఇష్టం." అని చెప్పడం. ఇస్ అది ఇష్టంతో చెప్పిన వెళ్ళమ్మ కాదు, "అమ్మో! చంపుకుని తింటుందింకా" అని జెప్పి.
అవును. అవును. ఖచ్చితంగా ఆలోచిస్తారు. హ్మ్. <chuckles> అదే కదా! యెళ్ళమ్మా. ఆ! మనమేంటంటే ఊరుకోం <giggles> కదా! అడుగుతూనే ఉంటాంగా! మనం సర్లే వద్దన్నారుగా అని సైలెంట్ అవ్వముగా!
ఇప్పుడు మన ఫ్యూచర్‌కీ హ్మ్. మన ఫ్యూచర్‌కి సంబంధించిందనుకోండి. పక్కా ఇంకది ఒంటరిగా వెళ్ళాల్సిన టైమొస్తది. డిసిషన్ తీసుకెళ్ళే టైమొస్తది.
అది అస్సలే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటేంటంటే మన జీవితాంతం ఎవరో ఒకళ్ళు మనతో ఉంటారనుకోవటం కూడా అది పొరపాటే అవుతుంది.
అవును. కొన్నిసార్లు ఒంటరిగా ఉండి ఫేస్ చేయాల్సి, ఫైట్ చేయాల్సిన టైమ్ కూడా ఒస్తుంది. ఇప్పుడు అంతెందుకండి! చాలామంది ఇట్లా ఇప్పుడు సినిమా థియేటర్స్ కానివ్వండి, మీమ్స్ చూస్తా ఉంటాం కదా! సినిమా థియేటర్‌లో కానివ్వండి, రెస్టారెంట్‌లో కానివ్వండి, ఒంటరిగా ఉన్నవాడు వాడు కింగంటారు.
అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. <chuckles>
జనాలేంటంటే ఏదో ఒక తోడుని కోరుకుంటా ఉంటారు. అయ్యో! నేనొక్కదాన్నే నడవలేను ఇంతమంది జనాల్లో! అని భయాన్ననేది ఇంకా అలవాటు చేసుకుంటున్నారు కానీ ఒంటరిగా హ్మ్.
హ్మ్. అవును. అవును. ముందుకది వెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నించట్లేదు. అక్కడితో ఆగిపోతున్నారు.
అవును. కానీ నిజం చెప్పాలంటే ఒంటరిగా ఉం ఒంటరిగా ఉండగలుగుతున్నాము. లేకపోతే ఎవరైనా ఒంటరిగా ఉన్నవాళ్ళు ఉంటే దానికి మించిన శక్తి గాని, దానికి మించిన కాన్ఫిడెన్స్ పవర్ ఏదీ లేదండి.
హ్మ్. హుహు. హుహు. అవును. అలా చేసినప్పుడేంటంటే జీవితంలో మనం ఎట్లైనా బతికేస్తాము.
అవును. ఎలా అయినా బతకొచ్చు. ఎలాంటి సిట్యుయేషన్‌నయినా సరే ఎదుర్కోవచ్చు మనం.
అవును. ఫేస్ చేయొచ్చు. అవును. అవును. అట్లా నువ్వెక్కడికి ఎక్క ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళావా మరి ఒక్కదానివి?
చాలా. అంటే ఇంక నార్మల్‌గా చిన్న, చిన్న ఫ్రెండ్స్‌తో ఇక్కడి నుంచి బయటకి ఇంటి నుంచి గంటసేపు జర్నీకే పంపియ్యరింట్లో మనల్ని. అలా ఒకరోజు మా కాలేజ్‌కి కొంతమంది ఆహ్, కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఒచ్చారు. వాళ్ళెంటంటే అవును. క్యాంపస్‌కి క ప్లేస్మెంట్స్‌కి సంబంధించిన వాళ్ళుంటే, వాళ్ళు జస్ట్ నార్మల్‌గా ఇలా మా క్యాంపస్‌ని విజిట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్‌ని తీసుకొని వెళ్తాము, వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ కావాలి అని చెప్పి అడిగారు.
ఓ ఓహో! ఓకే. క్యాంపస్ ఇంటర్‌వ్యూసు. హ్మ్. ఓకే. హుహు. ఓకే.